చాలామంది ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్‌లో చాలామందికి పొట్టొచ్చేస్తుందండి. పొట్టనే కాకుండా వాళ్ళకి ఏంటంటే ఆరోగ్య స ఆరోగ్య స్థితులు గానీ వాళ్ళకున్న ఒత్తిడి గానీ కెరియర్ మీద ఫోకస్ చేయడం గానీ ఇలాంటి వాటి మీద ఏంటంటే చాలా <smacks lips> ఆహ్, అరుదైన ఒత్తిడి రావడం వల్ల ఏంటంటే చాలామంది యోగాలు చేయడం కానీ లేదంటే వ్యాయామం చేయడం కానీ లేదంటే ఆ! ఆరోగ్యాన్ని ఎలా పెంచుకుందాం అని చూడడం గానీ ఇలాంటివి తరచుగా చాలామంది చూస్తున్నారు. అలాంటి విషయాల్లో మీకు ఏమనిపించిందండి?
ఆహ్, యోగ అనేది చాలా మంచిదండి. ఎందుకంటే... మనకి పూర్వకాలంలో చూసుకుంటే యోగ అనేది చాలా మన ఇండియాలోనే చాలా ఫేమస్ యోగ అనేది. కానీ రానున్న కాలంలోనీ ఈ యోగాను అలా పక్కన పెట్టేసారు. మళ్ళీ ఏదో ఈ మధ్య మనకి జనాలందరికి హెల్త్ కాన్షియస్ ఎక్కువయ్యి హెల్త్ కోసం బా పట్టించుకుని అన్ని మార్పులు చెందుతున్నారు గాని ఒకప్పుడు యోగాని రూల్‌గా చూసేవారు.
అవునా! అవునండి. అవునండి. అవునండి. అవును. అవునండి. మీరు చాలా బా చెప్పారండి. ఏంటంటే ఒకప్పుడు మనం <smacks lips> మన నాన్న ఆళ్ళు గానీ అమ్మ వాళ్ళు గానీ ఉన్న కాలంలో ఏంటంటే యోగా తరచుగా చేసేవాళ్ళన్నమాట. ఇప్పుడున్న, ఇప్పుడున్న జనరేషన్‌లో ఎలా తయారయ్యారంటే ఇంకా. పొద్దున్నే లేగట లేవటానికే బద్ధకిచ్చేస్తున్నారు చాలామంది. అండ్ ఇంకోటేంటంటే ఆరోగ్య ఆరోగ్య స్థితి గూడా ఏంటంటే చాలామందికి తగ్గిపోతుంది. క్షీణించిపోతుందన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఆల్ అయన్నీ తెలిసిన తర్వాత మళ్ళీ ఏంటంటే ఇప్పుడు ఎలాగన్నా సరే యోగాని గానీ లేదంటే మెడిటేషన్స్ గానీ ఇలాంటివి స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి బ్యానర్లు కట్టడం. రోజు ఎవరినోకళ్ళని తీసుకొని వెళ్ళడం. ఇలాంటివి చేస్తున్నారు. దాని మీ దానిపై మీ అభిప్రాయం ఏంటండి?
మెయిన్ అదేనండి కారణం. ఆహ్, అదినేనే ఇప్పుడు మనకు శరీరం గాని, ఫిజికల్‌గా గాని మనం ఏంటంటే స్ట్రాంగ్‌గా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోని మనం ఎప్పుడైతే మనం ఫోకస్ దెబ్బ తిని మనమీంకా నార్మల్‌గా ఫుడేక్కువ తినేసి, ఫాస్ట్ ఫుడ్ తినేసి, ఈ పిజ్జాలు గాని, బర్గర్‌లు గాని ఇవన్నీ తినేస్తున్నామో ఆటోమేటిక్‌గా మన బాడీ మన కంట్రోల్ దాటిపోతుంది. ఇప్పుడు ఒక ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక బైక్ మీద మనం ఎళ్తున్నామనుకోండి, అది మనం కంట్రోల్‌లో ఉన్నంత సేపు అంతా బావుంటుంది. వన్స్ మీరు ఎప్పుడైతే స్పీడేక్కువ పెంచుతారో అది మన కంట్రోల్ తప్పిపోతుంది. మనం కన్ మనం బండి కంట్రోల్‌లోకెళ్ళిపోతాం. సో, అప్పుడు ఏ బ్రేకెసినా లేదంటే చిన్న బండిచ్చిన, సైడేసినా లేదంటే ఏదైనా స్కిడైపోతాం. అలాగే మన బాడీ కూడా తత్వం అంతే. మనం ఎంత సేపు నీట్‌గా, చక్కగా, కరెక్ట్ టైంకి ఫుడ్ తినడం లేదంటే డైట్ చేసుకోవడం అందరూ డైట్ చేసేయాల్సిన అవసరం లేదు. ఒక లిమిటెడ్ ఫుడ్ ఎక్కువగా ఏ టైమ్‌లో ఎలా తినాలి? ఎంత తినాలి? కొంచెం, కొంచెం తింటూ అంత చేస్తే మన బాడీ మన కంట్రోల్‌లోంటుంది. అదే గాని మనం బాడీని పట్టించుకోకుండా ఏది పడితే అది తినేసి, రోడ్డు మీద అన్ని తినేసి, ఫాస్ట్ ఫుడ్‌లు తినేస్తే దిబ్బైపోయి, మనకింకా ఫ్యాట్ పెరిగిపోయి, గ్లెను ఫ్యాట్ వల్లే లేనిపోనీ రోగాలోస్తాయండి యాక్చలి.
అవునండి. అవునండి. అవునండి. అవును. అవునండి. అవునండి. అవునండి. అవునండి. అవునండి. చాలామందేంటంటే, ఇప్పట్లో ఫ్యాట్ పెంచేతన్నారూ, అదీ ఫుల్లుగ తినేయడం వల్ల పొట్ట గూడొచ్చేస్తంది చాలామందికలగ. <chuckles> అవునండి. అసలు ఎలా తయారవుతున్నారంటే జనాలు, వాళ్ళున్నా పర్సనాలిటీకేంటీ, వాళ్ళకొచ్చే, ఆహ్, ఆరోగ్యా <smacks lips> ఆరోగ్యమైనా స్థితిలో లేకుండా అయిపోతున్నారనమాట చాలామంది.
ఆ! పొట్ట ప పొట్ట పె ఆ! చాలా మంది అలాగే తయారవుతున్నారండిప్పుడు మనం. ఫోకస్‌గా మనవున్నావనుకోండి, మనం ఫిట్టుగా ఉంటే, 10 మంది మనల్ని చూసి ఆహ్, నం బావుంటావనిపిస్తది. ఓకే. ఎంత ఫిట్టుగున్నాడు రా బాబు అని. అదే గానీ, మనవింతొక పొట్టేసుకొని తిరుగుతా ఉంటే మనకే కొంచుం షేమ్ ఫీలొస్తంది. ఏంటీ పొట్టింతయిపోయిందే అది ఇదని. ఒకట్‌షీ ఒక షర్ట్ టక్ చేసుకోలేము. ఓ మంచి టీ షర్టెయలేము. మన బాడీ ఎప్పుడైతే మన కంట్రోల్‌లో ఉండదో డ్ ఖచ్చితంగా మనకు బాగోదింక. అవతలోళ్ళు కూడా ఒక కామెంట్ చెయడానికి మనం ఈజీగా దొరుకుతాం.
అవునండి. అవునండి. అవునండి. చాలా మటికి అంతే. మా ఫ్రెండుగాడే ఉన్నాడండి. అడిని కూడా మేము చాలా మటికి కామెంట్ చేస్తామనమాట. వాడు చాలా లావుగుంటాడనమాటా పర్సనాలిటీ అనేది. ఆ తర్వాత ఆడినీ ఆడుకునేవాళ్ళం మామూలుగా, అందరం కలిసినప్పుడు. ఒరే! ఏవన్నుంటే చెప్పురా నీకూ బోండంగా <giggles> అని చెప్పేసి, ఇలా ఆడుకోడం, నవ్వించేయడం, అలా చేస్తూ ఉంటాం ఆడిని. అవునండి.
అంతెందుకండి మనం <chuckles> చూశారా, అది పరిస్థితి. ఒక ఇప్పుడు మనం గానీ దిబ్బయిపోయామనుకోండీ, ఈజీగా ఫ్రెండ్సందరూ ఒరే బోండం అది ఇది అని చెప్పి <smacks lips> నోటికొచ్చిన మాటలనడం మన అదీ ఒక టైమ్‌కి మనకి బానేన్ ను 100 ఫ్రెండ్స్‌లో నవ్వుకుంటే, కొంచెం బాధేస్తంది. అరె ఏంట్రా! మనల్నిలగనేశారు ఫ్రెండ్సందరూ అది ఇదని. సో, బోండాంగా, దిబ్బగా ఉండడవనేదీ కరక్ట్ గాదు. అంటే, ఆహ్, కొంతమంది శరీర తత్వం వల్ల అలగొచ్చేస్తే మనవేం చెయలేం గానీ, మనంత‌ల మనం తినేసి, మనం ఫ్యాట్ పేంచేసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇలాంటీ కామెంట్‌లుని ఎదురుకోవాల్సిందే. తప్పే, మరింకా తప్పదు.
అవునండి. అవునండి. అవునండి.
అలాగే ఇప్పుడు యోగ దగ్గరికి వస్తే, యోగ అనేది కొన్ని వందల సంవత్సరాల నుండి ఉందండి.
అవునండి. అవునండి.
దాని గొప్పతనం ఎంతదంటే, ఒక క్షణంలో మనకి ఉపశమనం ఇవ్వగలదు. మన బాడీ‌ని కంట్రోల్‌లోకి తేగలదు. మనం ఇప్పుడు ఏంటి జిమ్ములు, ఇ‌ట్లీ మీదకి ఎళ్ళిపోతున్నాం మొత్తం డంబుల్స్ ఎత్తడాలు గాని లేదంటే పెద్ద పెద్ద వెయిట్లు వేయడాలు గాని. అవి చాలా కష్టమైన పనులు. మొత్తం బో అవన్నీ ఏస్తాం చేస్తాం అది కూడా ఏంటి.
అవునండి. అవునండి. అవునండి రోజు
అది కూడా ఏంటంటే ఏదో మనం షో చేయడానికే కొన్ని కొంతమంది వెళ్తారు జిమ్‌కి. ఒక రోజు వెళ్తారు ఫోటో‌లు తీసుకుంటారు రెండో రోజు మళ్ళీ ఆ మనిషి కనపడడు అక్కడ.
ఆహా! న చా ఓకె. <giggles> అవునండి. అలాంటి టీన్‌లు కూడా చాలా చూశానండి ఎందుకంటే, మేము మేము వెళ్ళే జిమ్ ఉంటుందనమాట పక్కన ఆహ్, ఆ జిమ్‌లో ఏంటంటే చాలామంది వచ్చి, ఎంక్వైరీ చేసేసి, కనుక్కొని వెళ్ళిపోతూ ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ ఒక 2 డేస్ ఆ! అవునండి డబ్బులు కట్టక ముందు డబ్బులు కట్టకుండా ఏం చేస్తారంటే మామూలుగా వచ్చి, "అయ్య ఒక 2 డేస్ మామూలుగా ట్రైనింగ్ ఇవ్వండి అన్నయ్య దాన్ని బట్టి మా మమ్మీ వాళ్ళకి చెప్తాను" అని చెప్పేసి. వచ్చి మళ్ళీ ఆ 2 డేస్ ఏమో ఫోటోలు ఫుల్‌గా దిగేసి వాళ్ళకి కావాల్సినవి అన్నీ చేసేసి వాళ్ళు ఫోటోలన్నీ తీసేసుకొని వెళ్ళిపోతారనమాట, ఆ తర్వాత మళ్ళీ రారు ఆల్లు. అప్పుడు అనిపిస్తుందనమాట అన్నయ్యకి ఆ‌లేంటో, అవునండి. ఆత ఆ టైంలో అన్నయ్య కూడా చాలా పాపం చాలా ఫీల్ అయ్యాడండి ఒకరోజు అన్నయ్య కూడా ఏంటి వీళ్ళు వచ్చారు 2 డేస్ ఫోటో తీసి ఆహ్, ఏంటండి?
ఆ! డబ్బుల? ఆ! చూసారా తప్పు కదా అది! ఏమనండి ఎలాగా? ఏంటి అలాగా ఇలా వచ్చేళ్ళిపోతున్నారనా?
ఆహా! వచ్చి వెళ్ళిపోతున్నారని. అంటే, అన్నయ్య ఏమని ఫీలైయ్యాడంటే లైకు "ఏంటి వీళ్ళు వచ్చారు 2 డేస్ ట్రైనింగ్ అన్నారు. సరే కదా! ఇద్దాం కదా! అని చెప్పేసి ఇచ్చాము. అయినా సరే, వీళ్ళు ఎందుకు వాళ్ళే రాకుండా వెళ్ళిపోయారు?" అని చెప్పేసి బాధపడ్డారు అన్నమాట అన్నయ్య.
ఆ! అక్కడ నిజమేనండి. కొంతమంది ఏంటంటే ఏదో వస్తారు, చేద్దాం అనుకుంటారు గాని, అక్కడ డబ్బుల కోసం నెక్స్టు కొంతమందెంటంటే ఇప్పుడు సంవత్సరం దాకా పు జిమ్ముంటుంది. సో సంవత్సరానికి తగ్గట్టు ఆ డబ్బులు కట్టేస్తారు. కానీ, ఇంక వీరు మాత్రం వెళ్లరు. ఏదో నచ్చినప్పుడు ఎళ్తారు, నచ్చలేనప్పుడు మానేస్తారు, ఇంట్రెస్ట్ చూపించరు, ఎర్లీ మార్నింగేళ్ళడానికి బద్ధకమేస్తది. సో ఇవన్నిట్ల వల్ల వాళ్ళు ఇంక చెయ్యరు. వీళ్ళు అదే యోగా దగ్గరికొచ్చేసరికి ఎలా ఉంటుందో తెలుసా అండి? ఒకాళ యోగా గాని మనమేయగలిగితే యోగాని ఖచ్చితంగా మనం ఎర్లీ మార్నింగే వేస్తాం. చాలా మంది యోగా ఎర్లీ మార్నింగే. ఆ సన్‌రైజెస్ గాని, ఆ వచ్చే ఫ్రెష్ గాలి మీరెప్పుడైనా మార్నింగ్ గాని సడన్‌గా లేసి ఒక 5:30, 6:00 గాని మీరు గమనించినట్టైతే ఆ గాలి ఏంటో తెలియదంటే ఒక ఫ్రెష్ గాలోస్తుంటది మన మీదకి. అక్కడ చాలా రిప్లే‌ష్‌గా ఉంటుంది, కొత్తగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. ఆ రోజంతా చాలా బావుంటుంది. ఆ టైమ్‌లో ప చక్కగా మనం యోగా కూర్చొని మన శరీరాన్ని అంత, ఫిజిక్‌ని అంత అలా మెయింటైన్ చేసి నీట్‌గా మనం యోగా చేసుకొని ఆ గాలి ఆహ్ ఒక ఒక ఒక ఫ్రెండ్ చెప్పాడండి నాకు యోగా అంటా
అవునండి. అవును. అవునండి. అవును. అవునండి. అవునండి. అవునండి. అవునండి. అవునండి. ఆహా! ఓకే.
ఆహ్, త్రీ ఫైవ్ సెవెన్. ఆహ్, 3, 5, 7 అని ఒక కోడ్ ఉంటుందండి. 3 సెకన్ల వరకు మనం ఊపిరిని బిగబెట్టాల. అంటే ఊపిరిని తీసుకోవాలి లోనకి 3 సెకన్లు. తర్వాత 5 సెకన్లు దాన్ని బిగించి పెట్టాలంట లోన.
ఏమనండి? ఆహా! ఓకే. ఆహా! ఆహా! ఓకే. ఆహా!
తర్వాత 7 సెకన్లు మళ్ళీ వదలాలంట ఆ గాలిని. ఇలా త్రీ ఫైవ్ సెవెన్ అని చెప్పి, కోడ్ ద్వారా మనం యోగా గాలిని చేయగలిగితే మనలో ఉన్న పాజిటివ్ అంతా లోనకెళ్ళి అది కాసేపు ఉండి నెగెటివిటీ అంతా బయటికెళ్తుందంట.
ఆహా! ఓకే. అంటే
అది ఎంత గొప్పగా ఉంది చూడండి.
ఆహా! ఓకే. అంటే ఇప్పుడు మీ ఫ్రెండ్‌ ఇది చెప్పాడు కదండీ! అయి మీరెప్పుడైనా ట్రై చేసారా అలాగా చెయ్యాలని చెప్పేసి?
ఆ! ఫస్ట్ నాకు యోగ కోసం అంత తెలీదండి. బట్ తను ఎప్పుడైతే అలా జెప్పాడో నాకెందుకో ట్రై చేయాలి అనిపించింది. సరే మనకు ఉన్నాటిలో, మన కంగారులో ఎలాగో ఈ మార్నింగ్‌లవి లెగట్లేదు కదా అని జెప్పి, ఒకరోజు అనుకోకుండా నాకు తెలివొచ్చింది. తెలివి రాగానే, సరే ఎలాగో లెగిసాను గదా! ఒసారి ట్రై చేద్దాం. తనంత బా చెప్పాడు గదా! అని జెప్పి. నేను వెంటనే మా మేడ మీదకి ఎళ్లి కూర్చొని ఆహ్, వెంటనే అలా చేశాను. చేసిన తరువాత ఎందుకో నాకు ఏదో పాజిటివిటీ నాలోకెళ్తున్నట్టు, నెగెటివిటీ నాలో ఉన్న అదే కొంచెం ప్రెజర్ గాని, టెన్షన్ అలగంతా అవన్నీ బయటికి వెళ్ళిపోతున్నట్టు ఫీల్ వచ్చిందండి. నాకది చాలా గొప్పగా అనిపించింది.
ఆహా! ఓకే. ఆ! సరే. అవునండి. అవునండి. చాలా బా అలా, అలా ఉన్నప్పుడు చాలా బావుంటుందండి. ఎందుకంటే మైండ్ అంతా రిలీఫ్ అయిపోయినట్టు, బాడీలో ఏదో తేలికైన ఆహ్, ఎనర్జీ‌లా వస్తుందనమాట. అలాంటప్పుడు నాకు చాలా సార్లు అనిపించింది. ఇంకా ఏంటంటే మీరు ఎప్పుడైనా, ఉపయోగపడే ఆసనాలు కానీ ప్రణామాలు గానీ ఏమైనా చేశారా అండి? వాటివల్ల ఎలా చేసేవారు? అయి ఎలా చేసేవాళ్ళు? ఎప్పుడైనా చేసినప్పుడు అయి మీకెలా ఉపయోగపడ్డాయి అనేది మీరు చెప్తారా అండి కొంచెం?
ఆ! ఆ ప్రాణామాలు చేసేవాడినండి నేను. ముఖ్యంగా రెండు కాళ్ళు పైకి ఒక ఒ మన కూర్చొని రెండు కాళ్ళు ఇలా పైకి పెట్టుకొని, స్ట్రెయిట్‌గా చేతులు పెట్టి ఇలాగా ము ఆహ్, ముద్ర ఉంటుంది కదా! ఆ ముద్రను వేసినట్టు, కాసేపు ప్రశాంతంగా ఫోకస్ అంతా మనం మైండ్‌లో పెట్టుకొని, ఒక కొంచెం వెలుతురని ఊహించుకోవాలండి. లైటింగ్‌ను ఊహించుకొని, అలా కూర్చుంటే. అది కాసేపటికి మనకి పాజిటివ్ మొత్తం అంతా, చుట్టుపక్కల అంతా పాజిటివ్‌గా ఉండి చాలా ఎనర్జీ వచ్చినట్టు, మనకి ఏదో ఒక తెలియని ఒక శక్తి మనల్ని ముందుకు నడిపిస్తున్నట్టు ఒక ఫీల్ వస్తుందండి. అది చాలా బాగుంటుంది. అలాగే ఇకపోతే మాములుగా మనకి ఆహ్, ఇగని యోగాలు ఉంటాయి కదా. సైడ్‌కి ఇలా వంగడం గాని లేదా వ్యాయామాలు చెయ్యడాలు గాని అవన్నీ కామన్ అవి యోగాలు అవన్నీ కామన్‌గా మనం చేస్తూ ఉంటాం. ముఖ్యంగా సూర్యుడు ఉదయించే టైంలో ఆ సూర్యకిరణాలు చాలా పవర్‌ఫుల్. ఆటిలి దగ్గర కూర్చొని చేస్తే మనకు ఎంత ఎనర్జీ వస్తదో అంత ఎనర్జీ వస్తుంది.
అవునండి. అవునా! అవునండి. ఆ! అవునండి. అవును. అంటే అవునండి. అవునండి. అంటే ఇప్పుడు మీకు అయ్యి ఏ విధంగా ఉపయోగపడాయండి? మీరు, అంటే మీరు ఎప్పుడైనా టెన్షన్‌లో ఉన్నప్పుడు చేసేవాళ్ళా? లేకపోతే నార్మల్‌గా ఎప్పుడు డైలీ రొటీన్‌లా అలవాట్లో చేసేవాళ్ళండి?
ఆ! ఇప్పుడు ఆహ్, టెన్షన్ అని కాదండి. ర మామూలు ర రొటీన్ లైఫే. ఫస్ట్ మా ఫ్రెండ్ చెప్పిన తర్వాత నుండి నేను ఒకసారి ట్రై చేశాను. ఆ తర్వాత నాకు అది నచ్చింది. ఆ రోజంతా నాకు చాలా పాజిటివ్‌గా ఆనందంగా ఉంది. సో, అక్కడినుండి నేను డైలీ చేయడం మొదలుపెట్టాను. కానీ ఒకటండి ఫస్టుకంతా కొన్నిసార్లు బద్ధకంగా ఉండేది. అబ్బా! ఎవరు చేస్తార్రా ఇదంతనా, మళ్ళీ యోగ చెయ్యాలా అది ఇది అని. కానీ తరువాత పట్టుదల పట్టానండి. నేను ఎలాగైనా చెయ్యాలి. ఎందుకు నేను చేయలేకపోతున్నాను అని చెప్పి, ఒక సెంటెన్స్ ఉంటది. 21 డేస్ మనం ఏదైనా పనిని ఫోకస్‌గా చేయగలిగితే, ఇంక అది మనకు అలవాటు అయిపోతుంది అని. అలాగా నేను 21 రోజులు టార్గెట్ చేశానండి. ఈ 21 రోజులు వర్షం పడిని, ఊర్లు కొట్టుకుపోని, సెలవులు రాని, బయట ఊర్లో ఎవరైనా పిలిసి లేదా ఊరెళ్ళిపోని తెల్లారి మాత్రం ఈ 21 రోజులు ఎట్టి పరిస్థితిలో నేను తెల్లారి లెగిసి వ్య యోగ చేయాలి. వ్యాయామం చేయాలి. అని డిసైడ్ అయిపోయానండి.
అవునండి. ఆహా! ఓకె. అవునండి. అవునండి. ఆహా! ఓకె. ఆహా! ఓకె అండి. అంటే మీరు ఆ 20 ఆ! ఓకె. చెప్పండి.
అయిపోయిన తరువాత చేశాను. అ అ అయ్ కంటిన్యూ చేసానండి. కంటిన్యూ చేసేసరికి 22 తారీఖ నిజంగానే నాకు అలవాటు అయిపోయింది. అప్పటికే నాకు 10, 15 రోజులకే అది అలవాటు ఇంకా రొ రొటీన్ లైఫ్ అయిపోయింది. నా యోగ అనేది, నా లైఫ్‌లో ఒక పార్ట్ అయిపోయింది.
ఆహా! ఓకె. అవునవునండి. ఆ! అవునండి. అవునండి. చాలా సార్లు చేయడం వల్ల ఏంటంటే మన బాడీ దానికి ఏకేపుచ్చేస్తదనమాట. "ఒరేయ్ లెగరా లెగరా మనకి యోగాకి టైమ్ అయిపోయిందని" చెప్పేయడం కానీ ఇలాంటి సింప్టమ్స్ అనేది మనకి అలవాటైపోతాయనమాట. అవునండి. ఇంకా
ఆ! అంతేనండి. ఇప్పుడు ఇది మనం, మనం నేర్చుకోవడమే కాదండి. మన ఇంట్లో పిల్లలకి చేయించడం లేదా పెద్దవాళ్ళకి కూర్చోబెట్టి చేయించడం లేదా మన ఫ్రెండ్స్ ఎది ఎప్పుడైన బయటకాళికెళ్ళినప్పుడు ఫ్రెండ్స్‌కి చెప్పడాలు. వాళ్ళకి నీట్‌గా అరేయ్! ఇలాగా వ్యాయామాలు అవి చెయ్యండి. ఎందుకు ఇలా చేయట్లేదు అని. మీరు పార్క్‌లకి ఆట్లీకి యెళ్ళినట్లయితే చాలామంది యోగ చేస్తూంటారక్కడ.
అవును. అవునండి. చాలామంది. అక్కడేంటంటే ఎక్కువగా యంగ్‌స్టార్ చేయడమేమో గానీ ఆహ్, కొంచెం యంగి ఆహ్, ఏజ్ అయిపోయినోళ్ళు గానీ, ముసలితనంలో ఉన్నవోళ్ళు గానీ, ఎక్కువగా చేస్తున్నా చేయటం నేను గమనించానండి చాలా మట్టికి.
ఆ! చాలామంది చేస్తూ ఉంటారు. అలాగే కొంతమంది డాక్టర్స్ సజెస్ట్ చేస్తారు కూడా మనకి. "ఇలాగా వ్యాయామాలు చేయ్యండి బాగా మీకు రొటీన్ లైఫ్ నుండి బయట పడండి. య వ్యాయామం చేస్తే మీ ఆరోగ్యాలు చాలా మటుకు మీరు మా దగ్గరకి రావాల్సిన అవసరమే ఉండదు." అది, ఇది అని చెప్పి వాళ్ళు చాలా బాగా చెప్తారండి. దానివల్ల కూడా చాలా మంది మార్నింగ్ మీకూ అక్కడికొచ్చి జాగింగ్‌లు చేసుకోడాళ్ళు, జాగింగ్ అయితే ఇంకా కామన్ థింగ్. చాలా మంది చేస్తారు జాగింగ్. అలాగే ఈ వ్యాయామం, యోగాలు కూడా ఓ పక్కనుండి అందరూ చేయడాలవి చేస్తూ ఉంటారు. ఆటిల్ని చూసినప్పుడు కూడా మనకి అరే ఇది భలే! ఉందే మనం కూడా చేద్దామా? అని ఒక చిన్న ఫీల్ కూడా వస్తూ ఉంటది.
అవునండి. మార్నింగ్ అవునండి. అవునండి. అంటే, మీరొఒక్కడే చేసేవాళ్ళండి? లేదంటే, కుటుంబంలో అందరూ కలిసి చేసేవాళ్ళండి ఏదన్నా, యోగా?
ఆ! నేను నేను, మా తమ్ముడు అలాగే, మా ఇంట్లో ఓళ్ళు మా డాడీ. మొత్తం ముగ్గురం చేసేవాళ్ళమే.
ఆహా! ఓకే. అంటే, ఆహ్, ఇప్పుడూ మీరంటే కొంచం తెలుసు కాబట్టి, అలవాటుంది కాబట్టి మీరు చేస్తారండి. ఇప్పుడు డాడీకైనా, తమ్ముడికైనా కొంచెం అలవాటు తప్పుద్ది గదా! వాళ్ళకి ఏమనీ సజెస్ట్ చేసేవాళ్ళండి? ఎంత సమయం చెయ్యాలని రోజుకీ అవునండి.
నేనొకటే చెప్పేవాడిని నేనొకటే చెప్పేసేవాడిని వండి వాళ్ళకి. మీరు మార్నింగ్ లెగ్గానే, నాతో పాటు మేడ మీదకి రండి. జాగింగ్ చేద్దాం, ఒక 1 అవర్. జాగింగ్ నుండి ఒచ్చిన తర్వాత, శుభ్రంగా కూర్చొని ఒక్క హాఫ్ ఎన్ అవర్ మనం యోగా చేద్దాం. జస్ట్ ఏం లేదు. ప్రశాంతంగా కూర్చొని, మెడిటేషన్ చేసుకొని, మనల్ని మనం ధ్యానంలోకి తీసుకెళ్ళిన తర్వాత ఆటోమేటిక్‌గా వాళ్ళు డైలీ నేను లేపేవాడిని వాళ్ళండి వాళ్ళని. నిద్ర కూడా లేపేసేవాడిని మా తమ్ముడినయితే. లెగు, ఈరోజు యోగా చెయ్యాలి మర్చిపోయావా అది ఇది అని. ఫస్ట్ వాడు బద్ధకించేవాడు. ఆ! ఒద్దన్నయ్య ప్లీజ్ నన్నొదిలెయ్ అని, బట్ తర్వాత నేనలా చెయడం వల్ల కొన్ని రోలుకు వాడికే అలవాటయిపోయింది. తర్వాతింక ముగ్గురం కలిసి మేడ మీకెళ్లి కూచ్చుని, కాసేపు మాట్లాడుకొని, జాగింగ్ చేసుకుంటూ మాట్లాడుకునేవాళ్ళం. అలా మాట్లాడుకొని సినిమా టాపిక్లు, రాజకీయాలు, లేదంటే ఆహ్, ఫైనాన్షియల్సు, ఇట్లా అన్నిట్లి కోసం డిస్కస్ చేసుకొని, బా మాట్లాడుకొని, ఆ తర్వాత యోగా చేసుకొని, యోగ చేసిన తర్వాత కూడా మా డాడీకి బా నచ్చిందండి. యోగా మా డాడీనడిగాను, మీకెలా అనిపిస్తందిప్పుడంటే, ఆహ్, యోగా చేసిన కాడ నిండి నాకు రిజల్ట్ బావుందిరా, నాకు మంచి పాజిటివైబొచ్చింది. నే బాగా ఎనర్జిటిక్‌గా ఉన్నాను అని చెప్పారు.
ఆహా! అవును. ఆహా! ఓకే. అవునండి. <giggles> మనమండి. అవునండి. అవునండి. అంట్ ఆ! అవునండి. అంటే ఇప్పుడు కొంతమంది ఏంటంటే, కొన్ని యోగాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి. ఎందుకంటే, వాళ్ళకి ఏదన్నా యోగ చేసేటప్పుడు ఏంటంటే, నడుము పట్టేయడం లేదంటే, మెడ పట్టేయడం, ఇలాంటియన్నీ జరుగుతుంటాయి కదా! అలాంటియి, అలాంటియి జరగకుండా మీరు ఎప్పుడన్నా తమ్ముడికి కానీ, డ్యాడీ గారికి కానీ ఎప్పుడన్నా సజెషన్స్ ఇచ్చారండి?
సజెషన్స్ అంటే, సింపుల్ అండి. యోగ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగుండాలి మనం. ఎందుకంటే, మనకి ఆహ్, మన వయస్సు గాని, లేదంటే అన్నిట్లో మనం కన్సిడర్ చేసే చేయాలి. ఏది చేసినా. సో, మనం జాగ్రత్తగా ఏ ఏ మనం ఎలాంటి యోగ చేస్తున్నాం, ఎలాంటి ఏ ఏ ఏ టైప్‌లో చేస్తున్నామనేది మనకు ముందే తెలియాలి. ఆ భంగిమ ఎలా ఉంటుంది ఏంటి అని. సో, నీట్‌గా కాలెలా పెట్టుకోవాలి, చేతులెక్కడ ఉండాలి, ఇలాగ ఊపిరి ఎలా బిగించాలి. ఈ ఊపిరి ఇలా చేయాలని, ప్ర ప్రాపర్ ప్రాక్టీస్ చేస్తే చాలా సింపుల్‌గా అయిపోతుందండి. అంత కష్టమేమి గాదు యోగ. సింపుల్‌గానే వచ్చేస్తుంది.
అవునండి. అవును. అవును. అవును. అవును. హ్మ్. అవునండి. మీరూ చాలా బాగా చెప్పారండి. యోగా చేయడం ఎలా చేయాలనేసి, అది మనకీ ఎలా అనిపిస్తుందని చెప్పేసి, ఆరోగ్యం మనకి ఎలాగా కుదుటపడుతుందని చెప్పేసి, వీటన్నిటి కోసం మీరు చాలా క్లియర్‌గా చెప్పారండి మీరు. కుదిరితే మళ్ళీ మనం కలుసుకొని, మళ్ళీ మాట్లాడుకుందామండి. మీకు చాలా ధన్యవాదాలు.
ధన్యవాదాలు.